ఇప్పుడూ నా చిన్నతనంలో ఏంటంటే, డెఫినెట్లీ మనం ఆరు బయటనే పడుకునే వాళ్ళం, వేసవి కాలమొస్తే, మీరు చూస్తున్నట్టయితే. అవునా! ఆహ్, సో, ఏంటంటే, అప్పుడా టైంలో ఏదైనా ఒకటి మమ్మీ తీసుకొచ్చేసేసి ఇచ్చేయడము, బయట కూర్చొని పడుకోడం. సో, పైకి చూస్తే ఏంటంటే, చాలా అంటే, చాలా మీరన్నట్టు నక్షత్రాలనేవి బాగా కనిపిచ్చేవి. వాటిని చూస్తే ఇదొక ఆనందం అనమాట, ఏంటి, ఎప్పుడైనా సరే నేనక్కడికెళ్ళటం నాకు సాధ్యం అవుతుందా! మేబీ ఏవన్న నేనెళ్ళాలనుకుంటే, నాకు కుదురుతుందా! అని జెప్పేసేసి చాలా సార్లు. ఆ! అంటే అవును. చిన్నప్పుడి నుంచీ అదొక ఆలోచనన్నమాట మైండ్‌లో. ఒకవేళ మేబీ నేనెళ్లాల్సొస్తే గనక, నాకు ఏమన్నా చాన్సిస్తారా <giggles> ఏమన్నా! అంటే, నేనేమనుకునేదాన్ని అంటే, ఎంతో దూరం ఉండదు, ఒక 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్‌లో ఉండిద్ది. హ్మ్. సో, వెళ్ళేసొస్తే అయిపోతదిగా అని జెప్పేసేసి అనుకునేదాన్ని. అంటే, నా వరకే ఉండేదనమాట అది. సో, వన్స్ కొంచెం, నా మైండ్ మెచ్యూరిటీ పెరిగిన తరవాతా అంటే చాలా దూరం గదా! స్పేసంటే మనకీ. ఆహ్, ఓహ్, పర్టిక్యులర్‌గా వెళ్ళాలి అంటే, స్పేస్ క్రాఫ్ట్ ఉండాలి. హ్మ్. ఉండాలి. అలా అంటే, అదొక థాటుండేదనమాట మైండ్‌లో. హ్మ్. ఓకే. డెఫినెట్లీ ఎప్పటికైనా సరే, నేను రీచ్ అవ్వాలి అని, స్టిల్ ఇప్పడికీ అనుకుంటాననమాట. నాకు అంత ఇంట్రెస్టు, స్పేస్ గురించి గానివ్వండి అంటే, ఇంకా మనకి చిన్న చిన్న అప్‌డేట్స్ ఇస్తూ ఉంటారు గదా! ఇప్పుడు ఏఐ అట్లాస్ అని జెప్పేసేసి ఒకటి ఆహ్, భూమి చుట్టూ <smacks lips> అంటే భూమికి దగ్గరలోకొస్తుందని జెప్పేసేసి, ఒకటొస్తుంది రూమరనేది. సో, దాని గురించి తెలుసుకోడము, ఇంకా వయూజర్ 1, వయూజర్ 2 ఇక నాకు చాలా ఇంట్రెస్టనమాట వాటి గురించి. డెఫినెట్లీ నేనయితే పర్టిక్యులర్‌గా నా యూట్యూబ్‌లో చూసినా గానివ్వండి, లేదంటే గూగుల్‌లో సెర్చ్ చేసినా, నాకు ఇవే ఉంటాయి. అంటే అంత ఇంట్రెస్టు నాకు. ఆహ్, అంటే ఎప్పడికైనా సరే, మేబీ చాన్సుంటే, పోదాము అని ఆహ్, దానికి తా దానికి తగ్గట్టొక కోర్సనేది తీసుకుంటున్నా ప్రెజెంటయితే. హ్మ్. అవును. అంటే, చాలా ఇంట్రెస్టనమాట. మీరు చూస్తున్నట్టయితే, ఇప్పుడు మార్స్‌కీ ఒకా, ఒక పర్సన్‌ని పంపిద్దాం అని చెప్పేసేసి ఒక రూమరొచ్చింది, అవునా! మీకు మీరు విన్నారా? ఆ! సో
అ ఆహా! అవును. <chuckles> ఊహించుకుంటూ ఉండేవాళ్ళా? హ్మ్. ఓకే. అవును. అవును. అంతే కదా! ఆ! అవును. <giggles> ఓకే. అవును. అవును. అవును. హుహు. ఓకే. ఉంటుంది. కదా! అవును. అవును. హ్మ్. అవును. ఆ! పంపిచ్చారు. పంపిచ్చాలనుకుంటూ ఉన్నారు కదా! దాని గుజు గురించి చెప్పగలరా?
ఆ! అనుకుంటున్నారు. అనే నేను గూడా విన్నా అనుకో హ్మ్. అంటే, నేననుకున్నాను గదా! నిజంగానే పంపిస్తున్నారేమో, ఒక అమ్మాయిని పంపిస్తున్నారేమో! మేబి చాన్సుంటే, నన్ను పిలవచ్చు గదా! అనుకున్నాను నేను. అంటే నాకు అంత ఇంట్రెస్టు, పైకి వెళ్ళేసి చూద్దాము, హ్మ్. నాకూ అక్కడ ప్రాపర్‌గా నాకు తెలీకపోయినా వాళ్ళు నేర్పిస్తారు గదా! మనకి. కొంచెం మినిమమయినా నేర్పిస్తారు వాళ్ళు. సో, ఆహ్, మేబి చాన్సుంటే, పోదామనయితే నేననుకుంటున్నా. అది రూమరే, కాపోతే ఆ యమ్మాయిని పంపించట్లేదు. కానీ, ట్రైనింగనేది ఇస్తున్నారు. అంటే, స్పేస్‌లోకి పంపిచ్చడానికయితే ట్రైనింగిస్తున్నారు గానీ, ఆహ్, మన మార్స్ గ్రహం మీదకయితే లేదనమాట. అంటే కంప్లీటుగా నేనన్ని డీటెయిల్స్ తీసుకున్న. ఒక్కొక్క దగ్గర నుంచి. అండ్ ఇంకొకటొచ్చేసరికి, నేనయితే ఏకంగా టెలిస్కోపే దీసుకున్న పెద్దది. ఆహ్, చంద్రుడిని చూడడానికి, ఇంకా స్టార్సుంటాయి గదా మనకీ! అవన్నీ జూడడానికి నేను తీసేసుకున్నాన్నేను.
<chuckles> ఓకే. అవును. హ్మ్.

లేదు. లేదు. డెఫినెట్లీ చందమామ కథలనేవి చెప్పాల ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనం అనుభవించాం గాబట్టి, వాటి జ్ఞాపకాలేంటో మనకు తెలుసు. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకేంటంటే, అసలు ఈ కోకో మెలన్ వీటివల్ల రావడం వల్ల ఏంటంటే ఓన్లీ ఫోనుకే పరిమితమవుతున్నారు. ఈ అంటే ఆ! అవును. అదర్ గురించి తెలుసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపిచ్చట్లేదు. ఈవెన్ నేను మా కిడ్స్‌కి గూడా చెప్తుంటే, "లేదు నాకదే పెట్టు. కోకో మెలనె పెట్టియి" అనంటారు. <smacks lips> అంటే అదొక ఆహ్, ఒక వ్యసనం లాగా తయారైపోయింది పిల్లలకి ఆ కోకో మెలను. ఈ <smacks lips> ఈ రైమ్స్ అనేవి. సో, కొంచెం అవి తగ్గిస్తే బెటర్. హ్మ్. కొంచెం నేను గూడా అంట అంటూ ఉంటాను, నీకు చందమామను చూపిస్తా దా! అని చెప్పేసేసి తీసుకెళ్తా. ఆ! ఆహ్, అంటే
ఓకే. హుహు. అవుతున్నారు గదా! ఓకే. అవును. అవ్ హ్మ్. అవును. <chuckles> మీ పిల్లలకి కూడా చూపిస్తారా? దానికి ఆహ్, టెలిస్కోప్ నుంచి?
ఆ! చూపిస్తానండి. చూపిస్తాను. హ్మ్. చూపిస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంటికొచ్చిన ఆ! అంటే వాళ్ళకి తెలీదు గదా! అది చందమామ రియల్‌గ అట్టుండిద్దని, చిన్న పిల్లలే అన్నమాట. ఇక ఫో ఫోర్ ఇయర్సే. కానీ తను బావుందని జెప్పిద్ది గానీ తనకర్థం కాదు. కానీ పెద్దవాళ్ళెవరైనా మా ఇంటికొచ్చినా సరే, డెఫినైట్లీ వాళ్ళకి చూపిచ్చే పంపుతా నేను.
వాళ్ళెలా ఎక్స్‌సైట్ అవుతారు? బావుంది. బావుంది. హుహు. అవును. ఓహ్! వావ్! అంటే
కొంచెం లేట్ అయినా సరే పర్లేదు గాని, చూపిచ్చి పంపుతా. అ అండ్ ఇంకొకటేంటంటే, నైట్ వాళ్ళని స్టే చేపిచ్చి మరి పంపుతా అండి. చూడడానికే నైట్ వాళ్ళని స్టే జేపిస్తా నేను. డెఫినిట్లీ మీరు చూసి వెళ్ళాలి బావుంటుందని.
ఆహా! <laughs> అవును. రా రాత్రులే కనిపిస్తుంది అనా? పగలు గనిపిచ్చదా?
హ్మ్. హ్మ్. హ్మ్. రాత్రులైతే పగలు కొంచెం మనకి తక్కువ హ్మ్, అంటే ఎక్కువగా మనకి సూర్యుడే ఉంటాడు గదా! ఆహ్, సో, ఆ రేసెస్ ఆ రేస్ వల్ల ఏంటంటే
సూర్యున్ని మరి అలా చూడొచ్చా? డైరెక్ట్‌గా రేసు గెలాక్సీ?
మనం డైరెక్ట్‌గా చూడలేమండి. సూర్యుడు రె డైరెక్ట్‌గా చూడలేం. మన గ్లాస్ నుంచి కొంచెం డేంజరే అది. కానీ ప్రాపర్‌గా సెటప్ ఉంటే గనక, మనకి సైంటిస్ట్‌ల దగ్గర ఉంటాయి గదా! పోప ప్రాపర్ సెటప్ అనేవి నాసా దగ్గర గానివ్వండి, మన దగ్గర గానివ్వండి. సో అలా ఉంటే గనక, బెటరు ఆహ్, మనది మన చిన్న, చిన్న ఎక్విప్‌మెంట్ అయితే కష్టం అయ్యిద్ది.
ఓకే. అదే. అవును. ఆ! అవును. అవును.